అంటే చే ర రాయటమనేది నేనేమి చదవలేదండి. ఆ! రాయటమనేదేంటంటే నేను చదివింది. <smacks lips> ఆహ్, నాకు కంపల్సరీ రాస్తానని కూడా కాదు మైండ్‌లో తిరుగుతుంటదండి. <smacks lips> ఆహ్, ఆహ్, జ్ మైండ్‌లో తిరుగుతుంటాయి. ఇప్పుడు నేను చెప్పాను. ఈ సంభాషణ ఆహ్, ఆ టై‌మ్‌లో నేనెలా రియాక్ట్ అవ్వాల్సింది? ఆ టై‌మ్‌లో అవతల వ్యక్తి ఎలా రి రియాక్ట్ అవ్వాల్సింది? సంభాషణ అనేది మైండ్‌లో తిరుగుతుంది. <smacks lips> ఈ మైండ్‌లో తిరుగుతున్న సంభాషణ మైండ్‌లోనే ఎందుకొదిలేయాలి?
హ్మ్. హ్మ్. కొన్ని సంఘటనలు లేకపొ సంభాషణలు తిరుగుతుంటాయేమో. హ్మ్. హ్మ్. హుహుహుహు. ఓకే.
ఆహ్, అదొక రాసి దాని అక్షర రూపం
దాన్ని అంటే దాన్ని పాజిటివ్‌గా లేకపోతే దాన్ని ఏ విధంగా మార్చొచ్చు అనే విధంగా మీరు చె రాసుకునేవారు దాన్ని.
ఓ ర ర ర రాసు రాసుకునేవాడిననమాట. సో, దానివల్లేంటంటే ఇప్పుడు మనకి 10థ్ క్లాస్‌లో ఉంటుంది. మనకి ఆప్ ఆహ్, ఆహ్, ఆ స్థానంలో మీరు నాన్ డీటెయిల్ ఆ స్థానంలో మీరు ఉంటే ఏం చేసేవారు? ఇలాంటి కొషన్సుంటాయి. ఇలాంటి కొషన్సేంటి మనం గైడ్‌లో ఓ ఆహ్, ఆన్‌సర్సుంటాయి. కానీ, అక్కడ కొ క్వెషనుద్దేశమేంటంటే మనం దాని గురించి ఆలోచించి మనం ఆ ప్లేస్‌లో రా రాయాల్సిందది యాక్చలీ. కానీ బట్టి పెట్టి రాసేస్తుంటారు. అది వేరే విషయం.
హ్మ్. ఓకే. అవును. హుహు, హుహు. అవును. అవును. ఆలోచించి రాయాల్సిందది. హ్మ్. యాహ్! <chuckles> నిజంగా. హ్మ్.
కానీ ఏంటంటే ఇవి మనకి ఇలాంటివి చేస్తే బాగా ఉపయోగపడతాయండి.
కొంచెం క్రియేటివిటీ అవి గూడా పెరుగుతాయి. మనకి మనం ఆలోచించి రాయడం ద్వారా యాహ్!
ఆహ్, పె పె పెరుగుతాయి. ఆహ్, దానివల్లేంటంటే నేను ఇంటర్‌లో స్కిట్ ఓ ప్రైజొచ్చింది. ఏ మనా
హుహు. ఇలాగ వ్యాసరచనల పోట్లకి అలాగేమైనా వెళ్ళేవారా? ఇది హాబీ
ఆ! నేను నేను ఉపన్యాసం, వ్యాసరచన పోటీల్లో కూడా నను డిగ్రీలో ఉన్నప్పుడు నాకు ఫస్ట్ ప్రైజండి. కాలేజీలో సో, ఇవన్నీ ఈ హాబీ అనేది ఆ విధంగా ఉపయోగపడిందనమాట మనకి. ఈ హాబీకి ఏమక్కర్లేదు ఒక పెన్ను ఒక పేపరుంటే చాలు. ఒక పెన్ను, పేపరు కూర్చొని రాయడానికి కొంత టైము, కొంత ప్రశాంతమైన మనసు ఉంటే చాలండి. ఇది రాసేసుకోవచ్చు కాబట్టి చాలా ఈజీ పని కాబట్టి ఇంక చేసేసుకునేవాడిననమాట.
హ్మ్, హ్మ్. అవును. హ్మ్. అయితే మొదట్లో రాసేటప్పుడు ఇలాగేమన్నా అనిపి ఉండేదా? అంటే ఆహ్, రాసిన దాన్ని కొట్టేయడం గానీ, లేకపోతే మళ్ళీ దాన్ని ఇంప్రూవైజ్ చేసి మళ్ళీ రాయడం గానీ అలాగ జేసేవారా?
ఆహ్, ర రాసినదాన్ని ఎప్పుడు కొట్టేస్తూనే ఉంటానండి నేను. కొ కొడతాను రాసను
ఆ! ఓకే. దాన్ని ఎలాగా ఇంప్రూవైజ్ జేయాలో చూస్తుండేవారు.
ఆ! అది కంటిన్యూయస్‌గా ఇంప్రూవైజ్ చేస్తూనే ఉంటానండి. ఎందుకంటే నాకట్లాగా తిరుగుతున్న మైండ్‌లో తిరుగుతునియి ఆ ఇంప్రూవైజేషననేది. తిరుగుతూనే ఉంటుంది మైండ్. ఎప్పడుకప్పుడు కొట్టేస్తుంటే ఉంటాను. ఈ డైలాగ్ కొట్టేసి మళ్ళీ ఆ డైలాగ్ రాస్తాను. ఇంకొక డైలాగ్ కొట్టేసి ఇంకొక ర కొన్ని సార్లు కథే మారిపోతుంటుంది. ఏదో అను ఏదో కథ రాద్దామనుకుంటాను. ఇంకెకె ఏదో కథ రాస్తూ ఉంటాననమాట.
హ్మ్. హ్మ్, హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. హుహుహు. ఆ! యాహ్! అయితే మీరు ఏహ్ ఇది మొదలుపెట్టిన తర్వాత అంటే మీకు ఎంత సమయం బట్టింది అది ఆ హాబీ మీరు అలవరచుకోవడానికి?
అలా

ఓకే. అయితే, దాని తర్వాతా మీకూ ఎలాంటీ ఆహ్, అంటే, అహ్, ఏ వేటిని హాబీగా మలుచుకున్నారు దాని తర్వాత. ఇదే పాటిస్తున్నారా, అంటే, మీరు ఇందాక జెప్పినట్టు రాయడం గానీ, లేకపోతే చదవడం? హ్మ్.
అద్ ఆహ్, రా రాయడం గానీ, చదవటం కానీ, ఇలాంటివే ఎక్కువండి. ఏ, నెక్స్టేంటంటే ట్రిపుల్ ఐటీలో ఉండేపప్పుడూ ప్రజెంటేషన్స్ చేస్తుండేవాళ్ళమండి మేము.
హ్మ్. ఓకే. ఆహా!
ఇది ప్రజెంటేషన్స్ మ ఇవీ చేసేటప్పుడేంటంటే, మనకి ఒక 15, 20 మినిట్స్ ఇది టాపిక్కులు మాట్లాడాలి మనకి. సో, దానికేంటంటే, చాలా మంది చాలా ప్రిపేరయ్యేవారు. నేను ప్ ఏ టాపిక్కైనా దానికొక కథ తయారు చేసుకొనీ, చాలా ఇంట్రస్టింగ్‌గా చేసి, అవన్నీ చెప్పడం చేసేవాడిననమాట. ఉ సూ ఏ చాలా వినోదాత్మక తయారు చేసేవాడిననమాట. దాని వల్లేంటంటే, నేను ప్రెజెంటేషన్ చెప్తున్నాను అంటే మాత్రం, ఆ! వివేక్ వివేక్ ప్రజెంటేషనెప్పుడొస్తది అని ప్రతి, ఎవ్రీ వీకూ వెయిట్ చేసేవాళ్ళండి.
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. దాన్ని ఆహ్, ఆ టాపిక్‌ని కథ కింద జెప్పేవారు కథలాగే. హుహుహు. ఓకే. ఆ! కొంచెమది ఫన్న్‌గా సాగేది గాబట్టి అందరికీ ఇష్టమది.
ఆ! ఫన్న్‌గా బాగా చాలా ఇంట్రస్ట్‌గా సాగేది. ఆహ్, సాగేది కాబట్టీ అది వెయిట్ చేసేవాళా, వెయిట్ చేసి తర్వాత కూడా దాని గురించి మాట్లాడుకోవడాలు, డిస్కస్ చేసుకోవలు చేస్కు చేసేవారండి హాస్టల్లలో.
హ్మ్. ఓకే. ఆహా! ఓకే. హ్మ్. అయితే, దాని తర్వాత మీరు హాబీని అంటే, హాబీనీ కొందరు వృత్తి కింద జేసుకుంటూ ఉంటారు. అంటే, మనకి వృత్తిలాగా మార్చుకుంటుంటారిప్పుడు.
ఆ! అవునండి. అయితే, నేను ఈ హాపీని వృత్తి కింద చేసుకోలేదండి. కాకపోతే, నేను సాఫ్ట్‌వేరింజినీరింగ్ చేస్తున్నాను, కానీ నా హాబీ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌కి కూడా పనికొచ్చిందండి. ఎందుకేల్లా పనికొచ్చిందంటే, ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో నేను యాండ్రాయిడ్ డవలప్పర్‌నండి, మొబైల్ అప్లికేషన్ డవలప్పర్‌ని. ఇప్పుడొక కీబోర్డ్ ఇన్‌పుట్ మెథడ్ ఫ్రేమ్‌వర్క్ మీద పనిచేస్తుంటాం. నువు ఏ అని నొక్కినప్పుడు
హ్మ్. ఓకే. ఓకే. ఆ! ఎలాగా? ఓకే. హుహుహు. హ్మ్.

<smacks lips> అంటే, యాహ్! హాబీ అంటే, ఇది ఒక అలవాటుగా అలవర్చుకోలేదండి నేను. <smacks lips> అంటే ఆహ్, ఒక ఇష్టంగా చేస్తుంటాను. అంటే ఏంటంటే ఖ ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలో తోచదు. ఆహ్, తోచనప్పుడు ఒక పెన్ను, పేపరు పట్టేసుకుంటాను ఇంక నేను. పట్టేసుకొని ఇంకా ఏవో ఒకటి రాస్తుంటాను.
హ్మ్. హ్మ్. ఇష్టం. స్టార్ట్ అయింది. ఓకే. హ్మ్. హ్మ్. అవును. హుహుహు.
కానీ ఇది మెయిన్ ప్రయారిటీ కాదండి నాకు. ఒక కేవలం హాబీ మాత్రమే అనమాట. అయితే ఈ హాబీల్లో దీనితో పాటు మనకు పదవినోదం ఇవన్నీ ఉండేవి. అయితే చాలా వొకాబులరీ దాని మీద మనం మైండ్‌కి ట్రైన్ అవుద్ది. ఆహ్, ఆహ్, దానివల్ల. సో అవి కూడా ఎక్కువ చేస్తూ ఉండేవాడినన్నమాట చిన్నప్పుడు.
ఓకే. ఇ ఆ! దీంతో పాటు హ్మ్. అవును. హ్మ్. ఆహా! అంటే ఎలాగా ఎ ఎలాంటి అంటే ఆహ్, మనకి చదవడమా? లేకపోతే వాటిని పదాలను కొంచెం వాటిని విపులంగా పరిశీలించడం.
ఆహ్, ప పదాలనక్కడ ఆ పద వినోదంలో ఏంటంటే ఒక పజిల్‌ లాగా ఉంటుంది. ఆహ్, నిలువు, అడ్డము, నిలువు అని కొన్ని క్వషన్స్ ఉంటాయి.
అవునవును. మనకి న్యూస్ పేపర్లలో కూడా వస్తుండేయి గదా! అది పద వినోదమని జెప్పి. యాహ్!
ఆ క్వషన్ ఆ! న్యూజ్ న్యూస్ పేపర్‌లో వస్తుండేవి, పదవినోదమని. ఆ న్యూస్ పేపర్‌లో వచ్చినప్పుడు అవన్నీ చేసేవాడినిన్నమాట. అప్పుడు అవన్నీ చేసేటప్పుడు ఉ ఉ మనకి ఆహ్, నిలువులో ఒక పదమస్తది. ఆల్రెడీ అంటే ఈ అక్షరంతో మొదలై, ఈ అక్షరంతో స్టార్ట్ అయ్యి, దీనికి సంబంధించినవన్నీ అట్లా <smacks lips> ఇప్పుడు భూమి అనుకుంనండి. భూమికి ఉరివి అంటారు. ధరణి అంటారు. ఇలా అంటారు. ఇలా రకరకాల నానార్దాలుంటయి. ఇ అయితే మీ మీరు దాని మీద నడుస్తారని అక్క అక్కడ క్లూ ఇస్తాడు. నిలువులోనో, అడ్డంలోనో.
హ్మ్. హూహూహు. హ్మ్. హ్మ్. ఓకే. దానికి ఇలాంటి దానికి ఇలా వేరే పదాలేమున్నాయని జెప్పేసి

అవును.
ఏదైనా రాస్తున్నప్పుడు కూడా. సో, అది ఆ పద వినోదంలో కూడా ఒక వినోదం కూడుంది. హ్మ్. వినోదానికి వినోదం
హ్మ్. అవును. నిజంగా. కొంచెం ఆ క్రియేటివిటీ మైండుంటుంది. కొంచెం హుషారుగా అనిపిస్తుంతుంటది ఒకటొకటి సాల్వ్ జేసే కొద్ది.
ఆ! ఒకటొకటి సాల్వ్ చేసే కొద్దీ అంటే, ఆహ్, ఎప్పుడొచ్చినా కూడా అది సాల్వ్ చేసీ, ఇది చేసేస్తూనే ఉంటావండి, కానీ ఎక్కడో ఒక క్లూ మనకి అంతకీ అర్థం కాదండి. అది ఏమైయుంటుంది ఏమైయుంటుందని. అయితే, దాని కోసం రకరకాల పుస్తకాలు ఇప్పుడు ఇంటర్నెటొచ్చింది, ఒకప్పుడు ఇంటర్నెట్టుండేది కాదు మా సమయంలో. సో, అప్పుడు రకరకాల పుస్తకాలు ఎక్కువగా చదవాల్సొచ్చేదండి.
అవును. ఓకే. హ్మ్. ఓకే.
అవునండి.
అయితే, మీరు దీనితో పాటు ఇంకా వేరే ఇతర ఆటలు గానీ, లేకపోతే పాటలు పాడడానికి చాలా మందికి హాబీగా ఉంటది. హాబీగా గానీ, లేకపోతే ఇష్టపడుతుంటారెక్కువగా, ఆటలు ఆడడం.
ఆ! అవునండి. నేను ఎక్కువగా ఈ చదవటం, రాయటం ఇవన్నీ ఇష్టపడతానండి, కానీ ఫ్రెండ్సు వాళ్ళు, వీళ్ళు ఒచ్చినప్పుడు, చిన్నప్పుడు ఆటల్లేకుండా బాల్యవనేది జరగదండి. సో, ఇగ క్రికెటెక్కువ ఆట ఆటలడేవా‌న్ని. క్రికెట్ ఆడేవాళ్ళవండి.
హ్మ్. ఓకే. ఆ! ఎలాంటి ఆటలాడేవారు? హ్మ్. క్రికెట్ ఆడడం హాబీగా ఉండేది మీకు.
ఆ! ఎ క్రికెట్ ఆడుతుండేవాళ్ళం. మధ్యలో ఒక ఈ షటిల్ కాకంటారు. అది, అది, అది, అది ఒకటాడే ఆడేవాళ్ళమండి బాగా. ఆహ్, సో, మళ్ళీ మనకీ కంపినీలో ఉన్నప్పుడూ టేబుల్ టెన్నిస్సు, చెస్సు ఇలాంటాటలెక్కువా ఆడేవాడినండి ఉస్స్
ఓకే. హ్మ్. అవును. షటిల్. హ్మ్. ఓకే. ఇగ ఈ బాల్యంలో. హ్మ్. హ్మ్. అవును. మనకు బాల్యంలో ఎక్కువ క్యారమ్స్ గూడా ఆడేవాళ్ళు. గుర్తుండదు.
ఆ! క్యారమ్స్ కూడా బాగా ఆడేవాళ్ళమండి. కాకపోతే, నాకు చెస్స్ ఎక్కువ ఇష్టవెందుకంటే, దానికి బాగా బ్రైన్ బాగా ఉపయోగించాలండి చెస్‌కి.
హ్మ్. ఐ హ్మ్. హ్మ్.
సో ఏంటంటే, నేను చెస్ కావాలని ఆడేవాళ్ళని గానీ, నాకు చెస్ కష్టంగా అనిపించేదండి.
<chuckles> ఓకే. కష్టాన్ని మీరు కొంచెం కష్టమున్నా గూడా పా ఏమంటరు, ప్రయత్నించాలనేది ఒకటుంది.
అది ఆ ఆడేవా అది అది ఉ ఇ మనం మన బ్రైన్‌కు అదొక ఛాలెంజు. అనొక ఛాలెంజ్‌గా తీసుకునేవాడినండి.
హ్మ్.